ఆ! జరిగినయండి అంటే మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఫస్ట్ హాస్టల్‌లో ఉండేవాళ్ళమనమాట పీజీ హాస్టల్‌లో. పీజీ హాస్టల్‌లో ఉన్నప్పుడేంటి? మాకు ఫుడ్ నచ్చలేదు. ఫుడ్ నచ్చక ఇంక తర్వాత ఆహ్, ఇంకా బాగా అందట్టే కొంచెం వీక్ అయిపోయాన్నమాట. ఈ ఫుడ్ విషయంలో సరిగ్గా హ హాస్టల్ ఫుడ్ నచ్చదు గాబట్టి సరిగ్గా తినేవాళ్ళం గాదు 3 పూటలా కూడా. పొద్దున్నే టిఫిన్ అసలైతే స్కిప్ జేసేసాము. మధ్యాహ్నం, సాయంత్రం అంటే అది గూడా ఏదో ఆకలి తీర్చుకోవాలన్నట్టుగా తినేవాళ్ళు. అయితే ఇంక తర్వాత ఫిక్స్ అయిపోయాం. ఇలా అయితే వల్ల గాదు అని జెప్పేసి ఒక ఫ్లాట్ తీసేసుకున్నామన్నమాట. ఆహ్, మేమందరం ఫ్రెండ్స్ కలిపి. అది మేం కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆహ్, అక్కడే ఒక ఫ్లాట్ తీసుకొని, ఫ్లాట్‌లో ఏంటంటే ఇంకా మాకు ఆహ్, అక్కడ ఆహ్, వం మేమే వండుకోవాలి గదా! ఖచ్చితంగా. ఇంగ గ్రాసరీస్ అన్ని మేమే తెచ్చుకున్నాం. రోజు సాయంత్రం అంటే ఆహ్, ఆఫ్టర్‌నూన్ అం పొద్దున ఎలాగో స్కిప్ చేసేస్తాం. ఎప్పుడో లే 10కి అట్లా లేస్తాం గాబట్టి తర్వాత వెంటనే ఇంకా జాబ్‌లకి వెళ్ళేవాళ్ళు జాబ్‌లకెళ్ళిపోతారు లేకపోతే మేము మాది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండిద్ది గాబట్టి ఎవరైతే ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉంటామో! మేము మాత్రం ఆహ్, ఆఫ్టర్‌నూన్ మేమే కుక్ జేసుకుంటామన్నమాట. అయితే నేను నా ఫ్రెండ్ మాత్రమే ఆహ్, అందరూ వాళ్ళ జాబ్స్‌కెళ్ళిపోయినాక నేను నా ఫ్రెండ్ ఉంటామన్నమాట. మేము అక్కడే ఉండి వర్క్ చేసుకునేలాగా. అయితే మేమింకా అప్పుడు లేచి ఏదో ఒకటి ఆహ్, వెజ్ ఐటెమ్స్ అయితే వెజ్ లేకపోతే చికెన్ ఒకరోజు. ఏం జేసామంటే ఆహ్, వెజ్‌లోనే ఇందాక చెప్పాను గదా! మా అమ్మగారు ఆహ్, గోంగూర బాగా చేస్తారని. అయితే వీడు నా ఫ్రెండ్ ఒకరోజు మా ఇంటికొ
ఓకే. ఓహో! ఓకే. అవునండి. ఓకే. ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఓకే. అవునండి. అందరికీ చేసేస్తూ ఉంటారా లేదా మీ ఇద్దరే వండుకుంటారా?
ఏంటండి?
ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉంటూ ఉంటారు కదండీ! మళ్ళీ వస్తారు కదా! వాళ్ళ కోసం కూడా అందరికి కలిసి
వాళ్ళు ఆఫీస్‌లో తినేస్తారు గాబట్టి లంచ్ వరకు మా ఇద్దరి వరకే ప్రిపేర్ చేసుకుంటాం. సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళంకందరూ కలిపి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి కలిపి మేమే ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అయితే ఈ ఈ కుకింగ్ ప్రాసెస్ ఏది ఏదైతే ఉందో అందరికి వంట రాదు అందరూ దాంట్లో ఆహ్, వాళ్ళకి చేయడానికి కుదరదు కాబట్టి ఒకళ్ళకేమో కటింగ్ ఇచ్చేస్తాం ఒకళ్ళేమో కిందకెళ్ళి గ్రాసరీస్ తీసుకురామని వాళ్ళకి లిస్ట్ ఇచ్చేస్తాం. ఇంకా మేమేంటి వచ్చేలోపు కావాల్సినయి అయితే ఇప్పుడు ఆహ్, పప్పు అయితే కంపల్సరీగా ఉండుద్ది అది మాత్రం కామన్ మిగతా ఫ్రై ఐటెమ్ అయ్ అది బంగాళదుంప ఫ్రై అయినా గాని లేకపోతే ఇంకా వేరే చికెన్ తెచ్చేసుకొని చికెన్ ఫ్రై చేసేసుకుంటామన్నమాట. అంటే దీంట్లో మేము చేసుకుంటున్నామంటే వంటలో మేము అంత నైపుణ్యులు అయితే కాదు. అది గూడా యూట్యూబే లేకపోతే కొన్ని ఏమన్నా మనకి ఇంట్లో వాళ్ళకి ఫోన్ జేసి వీడియో కాల్‌లో వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. ఆ గోంగూర విషయానికొస్తే ఇందాక నా ఫ్రెండ్ వాడు ఒకసారి మా ఇంటికొచ్చినప్పుడు ఆహ్, వాళ్ళు వాడు మా ఇంట్లో గోంగూర తిన్నాడన్నమాట. అది ఉల్లిపాయ గోంగూర ఉంటది గదా!
ఓకే. అవునండి. ఓకే. అవునండి. ఓకే.

అవి చేసాము. ఎప్పుడంటే మా కాలేజ్ టైమ్‌లోనే మా ఇంటి దగ్గరలోనే అప్పడిదాకా నాకు అసలు ఎప్పుడు అలవాటు లేదన్నమాట. అంటే, నా ఫ్రెండ్స్ వీళ్ళెళ్తా ఉంటారని చెప్తా ఉండేవాళ్ళు గానీ నేను అంతగా వెళ్ళడానికి ఇష్టపడేవాడిని గాదు. ముందు భయం వేసేది. ఇప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనం ఎవరు తెలిదేమో అని జెప్పేసి యెళ్లిపోతామండి. వెళ్ళిపోతాపోయిన తర్వాత ఎవడో ఒకడు తెలిసిన ఒకడు వ్యక్తి ఐనా ఉంటాడు. వాడు చూసి మనల్ని ఏదో ఒకటి అనుకుంటాడు గదా! వీళ్ళేంట్రా పిలవని భోజనాలకు గూడా వస్తారని జెప్పేసి ఎందుకులే అని చెప్పేసి, నేను ఎప్పుడూ అంత ఎంకరేజ్ చేసేవాడిని కాదు ఆ విషయంలో. కానీ వీళ్ళు నా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళింట్లో వాళ్ళ ఆహ్, ఇంట్లో వం చేసే వంటలు వాళ్ళకి నచ్చవనమాట. చాలామంది అందుకే రోజు బయట తింటారు. అయితే వీళ్ళు ఏం జేస్తారంటే ఎప్పుడు పెళ్లి భోజనాలు వస్తాయా? లా పెళ్లి భోజనాలు అనే కాదు అసలు ఫంక్షన్‌తో పని లాకుండా ఏదైనా మన్ దారిలో వెళ్తాఉంటే ఏమన్నా మంటపం కనిపిస్తే చాలు ఏంట్రా?
హ్మ్. ఓకే. ఆ! అవునండి. గుర్తుపడితే. అవునండి. హ్మ్. ఓకే. ఓకే. అయ్యయ్యో! ఆ! టెంట్ కనిపిస్తే చాలు దూరిపోవడమేనండీ?
టెంట్ కనిపిస్తది యెల్‌పొ యెళ్ళిపోదాం అంటారు. ఆహ్, నేనేమో షార్ట్, టీ షర్ట్ మీద ఉంటాను వాడేమో నీట్‌గా రెడీ అయి ఉంటాడు. యెళ్ళిపోదాం అంటే, "అవతారం చూసావా ఎలా ఉందంటే" వాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాడు ప్యాంటు, షర్ట్ ఇచ్చేసి ని ఆహ్, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని నీట్‌గా వెళ్దాం అంటాడు. నేను జోక్‌గా అన్నాను, "సరే యెళ్దాం" అని. వాళ్ళు నిజంగా సీరియస్‌గా తీసుకెళ్ళిపోయి ఒకరోజు అంతే ఆహ్, అక్కడిదాకా తీసుకెళ్ళిపోయారనమాట. నాకేమో షాక్ ఏంటీళ్ళు నిజంగానే తీసుకొచ్చేసారు అని జెప్పేసి. నాకేం మొహమాటం ఏ ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి అసలు ఫుడ్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాను. వీళ్ళేమో లాగించేస్తున్నారు ఒక్కొక్క ఐటెమ్ము. దొరకలేదు చెప్పాలంటే ఆహ్, అంటే ఆహ్, వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు ధైర్యంగా తినేస్తున్నారు అం ఇప్పుడూ మనం కొంచెం ఆడ్‌గా బిహేవ్ చేస్తే దొరుకుతాం గదా! నేను అక్ దొరికిపోతే నేను దొరికిపోయేవాడిని గాని వీళ్ళు మాత్రం దాంట్లోకి మిక్స్ అయిపోయారన్నమాట జనంలో. అందరిని పలకరించుకుంటా ఎ వీళ్లు నిజంగా చుట్టాలు అన్నట్టు.
ఓకే. ఓహో! ఓకే. అవునండి. దొరికిపోయారా? హ్మ్. అవునండి. ఓకే.